అయితే ఈ మధ్య ఎవరు చూసినా గాని టెక్నాలజీతో మరి అనుసంధానమవ్వడం, వారి జీవితంలో టెక్నాలజీ అనేది ఒక భాగంగా మారిపోయింది కదా. అదే అలా అయితే ఈ టెక్నాలజీ వల్ల మీ మానసిక ఆరోగ్యంపై ఏ విధంగా మార్పులు గమనిస్తారంటే గనక ఏం చెప్తారు?
హ్మ్. అవునవును. హ్మ్. హా! అంటే తప్పకుండా. ఇప్పుడు ఏమైందంటే, ఒకప్పుడు మనము ఏదైనా టైమ్ పాస్ చేయాలన్నా గానివ్వండి లేదా ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలన్నా కానివ్వండి. మనకి చాలా మార్గాలు ఉండేవి పుస్తకాలు చదవడము, లేకపోతే ఇప్పుడు స్కూల్ విషయాలు అలా అనుకోండి టీచర్స్‌నడగడము, సీనియర్స్‌నడగడం, క్లాస్మేట్స్‌తో డిస్కస్ చేయడం, ఆఫీస్ పనులు అయినా అంతే కొలీగ్స్‌తో డిస్కస్ చేయడం. ఇలా ఏంటంటే మనకి ఆహ్, ఒక సోషల్ కనెక్షన్ అనేది చాలా రకాలుగా ఉండేదనమాట. కానీ ఇప్పుడు టెక్నాలజీ ప్లస్ అవ్వడం వల్ల ఏమైంది? మనకి ఇప్పుడు ఏదైనా డౌట్ వచ్చినా చాట్ జిపిటి అంటున్నాము. దేనికైనా కూడా ఏఐ వాడేస్తున్నాము. ఫోన్ అనేది చా
యస్. యస్ యస్. అవునండి. నిజమే నిజమే. ఒకప్పుడు కనుక <chuckles> మీరు జ అన్నట్టు గమనిస్తే ఖచ్చితంగా ఏదైనా క్వెషన్ ఏదైనా వస్తే, మన చుట్టూ ఎవరొనొ దానికి సబ్జెక్ట్ గురించి తెలిసిన వాళ్ళని అడగడం. లేకపోతే ప్రొఫెసర్స్‌ని కాలేజ్‌లో ఖచ్చితంగా వాళ్ళనే అడిగేవాళ్ళం. ఇప్పుడు ఎవ్వరూ కూడా అంతవరకు ఆన్ల ఆగట్లేదు. జస్ట్ ఏంటంటే, వాళ్ళకి డౌట్ వస్తే గనక మీరన్నట్టు ఏఐని అడగడం. మరి గూగుల్ చేయడం. దాని గురించిన వివరాలన్నీ అవి సేకరించేస్తున్నరు త్వరత్వరగా.
హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. ఆ! అవునవును. అలా ఇన్స్టాంట్‌గా పీపుల్‌కి సమాచారమనేది దొరికేస్తుంది. దానివల్లేంటంటే, వెయిటింగనేది చాలా తగ్గింది. పీపుల్
ఓకే. సో, ఇలా వెయిటింగ్ తగ్గడం వల్లేంటంటే, వాళ్ళ ఓపిక కూడా తగ్గిపోతుంది కదా! వెయిట్ చేయరు. వాళ్ళకోపికుండదు యాక్చువల్‌గా చెప్పాలంటే. ఏంటంటే, వాళ్ళకేదేనా కావాలంటే, ఇమ్మిడియట్‌గా నాకు కావాలి. తొందరగా అయిపోవాలి నాకె లేపోతే తగ్గిపోయింది. సో, ఇలా మీకు కూడా ఎప్పుడేనా అనిపిచ్చిందా?
హ్మ్. అవునవును. ఆ! ఆ! ఆ ఓర్పు అనేది, చాలా తగ్గిపోతుంది. <chuckles> అంటే, నేనేంటంటే, మొదట్లో ఎక్కువ వాడేదాన్ని గానివ్వండి. ఒక పాయింట్‌లో ఏంటంటే, నాకే నచ్చలేదనమాట. ఎంత నేను గూగుల్‌లో, ఏఐలో చూసినా, కూడా ఒక మనిషి చెప్పినట్టు, అది సమాధానమిచ్చేది కాదు. మనుషులేంటంటే, చాలా పర్సనలైజ్డ్‌గా, వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్‌తో, మంచెలాగా, చెడెలాగా అని, చాలా డెప్త్‌గా ఉండేది ఒక కాన్వర్జేషన్. దాని నుంచి మళ్ళీ ఆ కాన్వర్జేషన్ పొడిగించేవాళ్ళం. దానికి సంబంధించినవి మాట్లాడుకోడం, వాళ్ళకి తెలిసింది చెప్పడం. అట్లా, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చక్కగా ఉండేది. కానీ ఆహ్, ఏఐతో అలా కాదు కదా! మనమ అడిగినదానికి అది చెప్పేసి, వదిలేసిద్ది. ఫాలో అప్ క్వెషన్స్ ఈ మధ్య ఏఐ ఎలా డెవలప్ అవుతున్నాయంటే ఫాలో అప్ క్వెషన్స్ కూడా అడుగుతున్నాయి. చేసి చూపించమంటారా? ఎగ్జాంపుల్స్ ఏవేన్నా ఇవ్వమంటారా? అని. కానీ ఆ! అవును. కానీ ఎంత చూసుకున్నా, ఒక మనిషితో మాట్లాడినట్టయితే ఉండదు కదా! కాబట్టి నేను మొదట్లోనే తగ్గించేసాననమాట. ఏఐ మీద డిపెండ్ అవడమని. గూగుల్‌ని వాడేదాన్ని. గూగుల్‍లో ఏంటంటే, మనకి చాలా సమాచారం వచ్చిద్ది. మనమే దాన్ని సోర్ట్ చేసుకోని వెతుక్కోవాలి. వాటి వల్లేంటంటే, కొంచెం సమయం అనేది పెరుగుతుంది, ఇన్స్టాంట్‌గా దొరకకుండా. కాబట్టి అలా కొంచెం తగ్గించాననమాట మొదట్లోనే. ఆహ్, టెక్ అలా హ్మ్.
ఎస్ ఎస్. అవునండి. అవును. అవును. ఓకే. <chuckles> కొంచెం అప్‌గ్రేడ్ అయ్యారనమాట. ఓకే. హ్మ్. అవును. అవును. టైమెక్కువ బడుతుంది. ఓకే. బావుందండి. మిడ్ తీరు చేస్తున్న మెథడేదైతే అది బాగుంది. సో, మీరప్పటినుంచి అంటే, ఎక్కువగా మరి అడగడం అంటే, ఎవరికైన తెలిసిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్‌ని అడగడం జరిగింది జరిగిందా?
<chuckles> అవునవును. హ్మ్. అవునవును. ఎక్కువేంటంటే, ఇప్పుడేదెనా డౌటుందనుకో. మొదట్లో గు ఇంక మ ఫస్ట్ గూగుల్ చేసేదాన్ననమాట. అదేంటి! చాలా సైట్సిచ్చేది. వాటిలో చూసేదాన్ని. నాకర్థమైంది నేను రాసుకునేదాన్ననమాట. మొత్తం డౌటంతా నాకు క్లియరయిపోయింది అంటే, ఓకే. లేకపోతే మా ప్రొఫెసర్స్‌ని గాని, సీనియర్స్‌ని, ఇలా అప్రోచ్ అయ్యేదాన్ని. ఎందుకంటే, ఒక ఫోకస్ అనేది కూడా తగ్గిపోడం నేను గమనించాననమాట. ఈ ఏఐ వాడాక, ఇంక ఎమ్మటే గూగుల్‌కెళిపోయాననుకోండి! చాలా సమయం పట్టేది కదా, నేను వెతకడానికి. ఆ లోపే నాకా ఫోకస్ పోయేది. ఆ! ఇప్పుడిదేం వెతుకుతాంలే. మళ్ళీ ఛాట్ జిపిటి చేసేస్తే దొరికేసిద్ది గదా ఆన్సరూను. హ్మ్.
ఓకే. ఓకే. ఓకే. నిజమే! పడుతుంది. <laughs> ఓకే. నిజమే. అంటే నిజంగా! అట్లా ఫోకస్ తగ్గుతుంది. మన సమాచారమనేది అంత తొందరగా మనకి కావాల్సింది దొరకదు. అయితే మీరు చెప్పినట్టు, ఇప్పుడు ఇలా, అంటే పర్సన్ టు పర్సన్ అ అడిగినప్పుడేంటంటే, మీరేదైతే డౌటడుగుతారో, దానికి రిలేటెడ్‌గా తను ఏంటంటే, ఫ్యూచర్‌లో ఇలా జరుగుతుంది. ఇలా ఎక్కడెన్నా యూజవుతుంది దాని అప్లికేషన్ అనేవి కూడా, చెప్తూ ఉంటారనమాట వాళ్ళు. డీటెయిల్‌గా చెప్తూ ఉంటారు. లేపోతే ఇది ఎగ్జామ్ పాయింట్ వ్యూ లోలే పాయింట్ ఆఫ్ వ్యూ లేకపోతే, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తూంటారు దాన్ని వివరంగా. అలా కూడా ఉపయోగపడుతుంది.
అవునవును. ఇంకొంచెం హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. తప్పకుండ. హ్మ్. అవును తప్పకుండా. ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కువ ఈ టెక్నాలజీ వాడడం వల్ల ఏంటంటే, ఆ అసంతృప్తి అనేది కూడా ఉండిపోతుందనమాట. మనం ఒక నాలెడ్జ్ గెయిన్ చేసినా కూడా, మనకు అది ఎక్కువ గుర్తుండదు. ఎందుకంటే, ఇప్పుడు మనం మనం ఫోన్‌ని దేనితో అసోసియేట్ చేసుకుంటాం ఎక్కువగా. ఎంటర్టైన్‍మెంట్‍తోనే చేసుకుంటాం. ఇట్లా స్నేహితులతో మాట్లాడడం గానియండి, సోషల్ మీడియా గానివ్వండి. ఏదైనా ఎక్కువ ఎంటర్టైన్‍మెంట్‍తో అసోసియేట్ చేసుకుంటాం. కాబట్టి, అందులోనే తెలుసుకున్న ఇన్ఫర్మేషను మనకెక్కువ గుర్తుండదనమాట. మన బ్రైన్ అంతగా గ్రాస్ప్ చేయదు. దాన్ని కూడా ఒక జస్ట్ అలా తెలుసుకుంటున్నాం అనే పాయింట్‌లో చూసిద్ది‌ గాని, మన మెమరీ‌లో స్టోర్ చేయడం కానివ్వండి వీటికెంటంటే, మనం ఇంకా ఎక్కువ సమయం గడపాల్సి వస్తదనమాట. రిసర్చ్‌లో నేను ఇది తెలుసుకున్నాను. దాని తర్వాత ఇంకా నాకు అర్థమైంది అనమాట. ఇప్పుడు మనం చూడండి ఏదైనా ఒక పుస్తకంలో ఒక వాక్యం చదివిన కానివ్వండి, ఏదైనా సినిమాలో ఒక లైన్ కానివ్వండి. మనకు టక్కునె గుర్తుండిపోతాయి. కానీ, నేను ఇప్పుడు అరగంట నుంచి రీల్స్ చూస్తున్నాను. నేను చూసి, నేను నెక్స్ట్ రీల్‌కొచ్చేసాను. ముందు రీల్ ఏం జూసానంటే, నాకు గుర్తుండదు. ఎందుకంటే, బ్రైన్ చాలా పాసివ్‌గా ఉండిద్దినమాట. అది ఎక్కువ పని చేయదు. జస్ట్ ఏదో కళ్ళు అలా చూస్తూ వెళ్ళిపోతాయి కానీ, మైండ్‌లోకి వెళ్ళదన్నమాట. అలా ఫోన్‌లో మనం ఏది చూసినా కూడా, ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా కూడా, కొంచెం అలాగే జరుగుతుంది. మనం అది గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే, ఎక్కువ బ్రెయిన్ అనేది వాడాలి. దానివల్ల ఏమవుతుంది ఏంటి నాకు ఇది గుర్తుండట్లేదు. మనకు ఒక భయం మొదలవుతుంది. <smacks lips> మనం చదువుతున్నాం కదా. అయినా ఎందుకు మర్చిపోతున్నాము, ఎక్కువసేపు చదవాల్సొస్తుంది, చదివినా గుర్తుండకపోవచ్చు, కళ్ళకి దెబ్బతింటుంది. ఇట్లా మానసిక ఇప్పుడు మన హెల్త్ అనేది బాలేదంటే, మనం తప్పకుండా ఆలోచిస్తాం. ఎందుకు ఇలా జరిగింది అని. దాని వల్ల కూడా ఆహ్, తప్పకుండా మానసిక ఆరోగ్యం పై స ఆహ్, మార్పు జరుగుతుంది. అవునవును.
యెస్, యెస్ అవును. అవునండి. నిజమే. అవును. అవును. సూపర్ అండి. అవునండి. యెస్. ఓకే. నిజమే, నిజమే. మీరన్నట్టు. అవునండి. యెస్. అవునవును. ప్రభావం చూపిస్తుదంటారు. అయితే, ఇప్పుడు చాలామంది ఏంటంటే, రిమోట్ వర్క్ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లోనే చేస్తుంటారు. గంటలు, గంటలు ఏంటంటే, ఆఫీస్‌లోనే వర్క్ అంటే, ఇంక ఇంట్లోనే ఎక్కువ వర్క్ చేస్తుంటారు. పని వేళలు కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే, వీళ్ళు అలా వర్క్ చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుందంటే, మీరేం చెప్తారు?
హ్మ్. అవునవును. ఆ! తప్పకుండా. అంటే, ఇప్పుడు ఆఫీస్‌కొచ్చాననుకోండి, ఆఫీస్ వర్క్‌తో పాటు ఒకటేంటంటే, ఒక సోషల్ లైఫనేది బిల్డవుతుంది. కొలీగ్స్ గానివ్వండి, బ్రేక్స్‌తోవ బ్రేక్స్‌లో వాళ్ళతో మాట్లాడడము. ఆఫీసన్నాక ఇలా మ్ ఒక మంచి సోషల్ లైఫ్ బిల్డవుతుంది. మనకి మంచి స్నేహితులవుతారు. ఆహ్, మనం చూసుకుంటే, ఆఫీస్‌లో అయ్యే స్నేహాలు ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి. ఎందుకంటే, ఆహ్, ఒకే ర్ వేవ్‌లెంత్‌లో ఉంటామనమాట. ఒకే రక కుటుంబాలుంటాయి. మనకి ర్ వివిధ రకాల బాధ్యతలుంటాయి. కాబట్టి, మనమేం ఫేస్ చేస్తున్నా‌మో అవునవును.
అవునండి. నిజమే. యెస్. యెస్. అవును. మళ్ళీ ఏజ్ గూడా క సిమిలర్‌గానే ఉంటుంది. ఒక్క 1 ఇయర్, 2 ఇయర్స్ డిఫరెంటుంది గానీ, ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళందరు గూడా ఒకటే ద్ ఆహ్, ఫ్లోర్‌లో పని జేస్తుంటారు. సో, వాళ్ళ మాటలు లేపోతే వాళ్ళేంటంటే, వాళ్ళ నేపథ్యం ఇవన్నీ గూడా ఇంట్రస్టింగ్‌గా ఉంటది, వాళ్ళ మాటలు గానీ.
హ్మ్. అవును. ఆ! అవును. మనం ఈజీగా కనెక్టవుతామనమాట. అట్లా ఒక మంచి సోషల్‌ లైఫ్ బిల్డవ్వడం వల్ల
ఓకే. సో, మీకిప్ మీకిలాంటీ అల్ అనుభవమేదనుందా, మీరు వర్క్ చేస్తున్న కంపెనీలో గానీ, అలాంటి లేవే?
<chuckles> లేదు. ఇంకా నేనూ ఆహ్, అలా కంపెనీలో ఎప్పుడు వర్క్ చెయలేదనమాట. కాకపోతే, మంచి అనుభవాలున్నాయని నా స్నేహితుల ద్వారా గానీ, సీనియర్స్ ద్వారా గానీ తెలుస్ విన్నాను. నేను చదువుకున్నా విద్యకు సంబంధించి కూడా నాకూ ఒక అవగాహనయితే ఉందనమాట. తప్పకుండా ఆఫీస్ వర్కయితే బెటరుంటుంది అని చెప్పి. ఇట్లా ఒక స్ట్రెస్స్ రిలీఫనేది మనకక్కడ ఆఫీస్‌లోనే జరుగుతుంది, కానీ ఈ రిమోట్ వర్క్
ఓకే. పర్లేదు, పర్లేదు. విన్నారు. ఓకే. బావుందండి. నిజమే. యెస్. అయితే, ఇప్పుడూ ఇలా వర్క్ చేస్తున్నప్పుడేంటంటే, మొబైల్ నోటిఫికేషన్సనేవి విపరీతంగా మరొచ్చేస్తూ ఉంటాయి. కొంతమందయితే కంటిన్యూస్‌గా. రీల్స్ సెండ్ చేస్తూ ఉంటారు, సౌండొస్తుంటుంది. కొంతమంది మెసేజ్ జేస్తుంటేనే సౌండొస్తుంది. ఇంకేంటంటే, ప్రమోషన్స్ మెసేజ్ ఎక్కువగా. ఈ ప్రమోషన్స్ అవీ, ఇవని నోటిఫికేషన్స్ గూడా చాలా ఒస్తుంది గదా! సో, వీటి వల్ల ఏంటంటే, ఏవన్నా మానసికంగా, ఏవన్నా ఆరోగ్యం లో అవుతుందంటారా?
హ్మ్. అవును. హుహు. అవును. హ్మ్. అవును. తప్పకుండా. ఆ! ఒకటేంటంటే డిస్ట్రాక్షన్ అనేది చాలా పెరిగిపోతుందనమాట. ఫోకస్‌కి పెద్ద శత్రువేదంటే డిస్ట్రాక్షన్. మనం చిన్నగా ఆ ఫోకస్‌ని పెంచుకుంటూ వెళ్ళాలంటే ఆ డిస్ట్రాక్షన్స్‌ని తప్పకుండా తగ్గించాలనమాట. కాబట్టి అవసరమైన నోటిఫికేషన్స్ మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడొక ఆఫీస్‌కి వెళ్ళామనుకోండి ఫోన్‌లు కూడా ఈ మధ్య మనం చూసుకుంటుంటే వర్క్ మోడ్ అనేవి గానివ్వండి లేదా స్కూల్ మోడ్ అనేవి ఇలా వస్తున్నాయనమాట, అలాంటప్పుడు ఏమవుతాయంటే మనం అది ఆన్ చేసామనుకోండి ఓన్లీ ఇంపార్టెంట్ మెసేజెస్సే మనకొస్తాయనమాట. ఇవిప్పుడు సోషల్ మీడియాలో నుంచొచ్చే మెసేజెస్ గానివ్వండి వాట్సాప్‌లో ఆ! ప్రమోషన్స్‌వి కానీ రావనమాట. ఏదన్నా మెయిల్స్ వచ్చినా గానివ్వండి లేదా వాట్సాప్‌లో మెసేజ్‌లు మాత్రమే మనకు కనిపిస్తాయి. ఈ సోషల్ మీడియా అవేంటంటే కనిపిచ్చవు. మనం వన్స్ మళ్ళీ ఆ మోడ్ ఆఫ్ చేసాక మాత్రమే మళ్ళీ అవన్నీ కనిపిస్తాయనమాట. ఇదేంటంటే చాలా బెనిఫిషియల్‌గా ఉంటుంది. ఆఫీస్‌లో వర్క్ గానివ్వండి లేదా ఇంట్లో రిమోట్ వర్క్ అయితే ఇంకా ఈజీ అనమాట డిస్ట్రాక్ట్ అయిపోడం మనం ఒక వర్క్ ఎన్విరాన్‌మెంట్‌లో ఉన్నామని ఫీల్ అవ్వం కదా! కాబట్టి
ఓకే. <giggles> ఓకే. ఓహ్! బావుంది. ఓకె. చాలా బావుందండి ఈ ఫీచర్. నిజమే, నిజమే. అయితే ఇప్పుడూ యస్! యస్! యస్! ఊరుకనే అయిపోతుంటాం. మళ్ళేంటంటే అప్పుడు టెక్నాలజే కాకుండా ఇంట్లో వాళ్ళందరూ కూడా డిస్ట్రాక్ట్ జేస్తూ ఉంటారు మనల్ని. అయితే ఇప్పుడు మీరన్నట్టు కొన్ని కొన్నేంటంటే ఇప్పుడు ఏదన్నా ఒక బిగ్ బిలియన్ సేల్ గానీ లేపోతే అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ అని గాని ఇట్లాంటివొస్తుంటాయి గదా! వీటికేంటంటే నోటిఫికేషన్స్ అనేవి ముందుగానే వస్తుంటాయి 1 మంత్ నుంచి గూడా. అప్పున్ 1 మంత్ నుంచే వీళ్ళు మానసికంగా ఆలోచిస్తూంటారు దాన్ని ఎలా కొనాలి? అలా ఎలా సెట్ జేయాలి? డబ్బులనేవి అప్పుడుండవు చేతిలో. ఎలా సెట్ చేసుకోవాలి? ఎలా? ఎలా? ఎలా? దాని గురించి మనకి దాని ప్రోడక్ట్ గురించి చాలా రివ్యూస్ చదువుతూంటారు చూస్తూతుంటారు దాని మీద చాలా టైమ్ స్పెండ్ జేస్తుంటరు గదా! సో ఇద్ ఈ ఇట్లాంటి మెసేజ్ గాని ఇలాంటి నోటిఫికేషన్స్ గాని ఎంత వరకు ఎఫెక్ట్ చేస్తాయి అంటే మీరేం చెప్తారు?
హ్మ్. అవునవును. తప్పకుండా. <chuckles> అవును. అవునవును. హ్మ్. ఆ! అవును. హ్మ్. అంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే మనకా ప్రొడక్ట్ నిజంగా నీడ్ ఉందనుకోండి, చాలా రీసెర్చ్ చేయ ఆహ్, ఇప్పుడది కాస్ట్‌లీదనుకోండి చాలా రీసెర్చ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నాక మనం తప్పకుండా రిగ్రెట్ అవ్వకూడదు గదా! కానీ కొన్నిసార్లు ఏం జెస్తుందంటే ఈ ఆఫర్స్ గాని, ఈ ఆల్గారిథమ్, ఈ టెక్నాలజీ ఎలా తయారైందంటే మనల్ని చాలా హుక్ చేసేలాగా తయారయింది. నిజంగా మనకు అవసరం లేకపోయినా కూడా చాలా ఫేమస్ అయిపోవడం వల్ల చాలా మంది దగ్గర మనం చూస్తూ ఉంటాం. మనం ఒక రీల్ దాని గురించి జూస్తే ఇంకా వరుస పెట్టి దాని గురించే ఒస్తాయి. ఈ స్పీకర్ బావుంది, ఈ ఫోన్ బావుందని ఇలా వాడాలని, తప్పకుండా ఈ టెక్నాలజీ మనం అలవరచుకోవాలని, వీఆర్ గురించి, గేమ్స్ గురించి అట్ల మన టెక్నాలజీ అలా మారిపోయిందనమాట. మనల్ని అడిక్ట్ చేసేలాగా.
ఓకె. అవునండి. <laughs> ఓకె. నిజమే. యెస్. యెస్. ఓకె. ఈ ఆల్గారిథమ్ గూడా అలానే సెట్ అయిపోయి అలాంటి, అట్లాంటి ఈ వీడియోసే సజెస్ట్ చేయడం గాని లేకపోతే ప్రాడక్ట్స్ గురించి యాడ్స్ కూడా ఒస్తుంటాయన్నమాట.
అవునవును. హ్మ్. హ్మ్. తప్పకుండా అదే. సోషల్ మీడియా అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ గానివ్వండి, గూగుల్ యాడ్స్ అని, లింక్డ్ఇన్ యాడ్స్ అని, ఈ సిస్టమ్ అంతా, ఈ టెక్నాలజీ అంతా మనం మన ఒ మన కన్స్యూమర్ మైండ్ సెట్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుందన్నమాట. కొన్నిసార్లు మనం కోన కొనాలనుకోకపోయినా కూడా ఆ ప్రొడక్ట్స్ మనకు కనిపించేస్తూ ఉంటాయి. మనం పా ఎప్పుడో వెతికేవి. హ్మ్.
యెస్. ఓకె. నిజమే అండి. నిజమే. <chuckles> అవును. కొంతమందెంటంటే "అరే డిస్కౌంట్‌లో ఒస్తుంది ఇంత తక్కువకొస్తుంది. కొనుక్కుందాం, తర్వాతెప్పుడైనా యూస్ అవుద్దేమో అని" ముందుగానే కొనేసుకుంటుంటారు. అది అవసరం లేకపోయినా అదేం దాంతో పెద్ద పని లేకపోయినా "అరే చీప్‌గా ఒస్తుంది. ఇప్పుడు గనక పోతే మళ్ళీ 1 ఇయర్ ఆగాలి" అన్న ధోరణిలో కూడా వీళ్ళు కొంటూ ఉంటారు. మీరేమంటారు?
అవునవును. ఆ! అవునవును. హ్మ్. అదే. అవునలాంటివి జరుగుతూనే ఉంటయి. వీటికేంటంటే కాన్షియస్‌గా మనం ఆలోచించాలన్నమాట. నిజంగా మనకిప్పుడు దీనితో నీడ్ ఉందా? అని చెప్పి. కొన్నిసార్లు మనం ఆ నోటిఫికేషన్స్‌ని స్నూజ్ నోటిఫికేషన్స్ అని చేయొచ్చన్నమాట. అదేంటంటే ఆహ్, తప్పకుండా ఓన్లీ అప్పటికి ఇంపార్టెంట్ అయితేనే చూపిస్తాయి. ఇప్పుడు నిజంగా కొన్ని రోజులేంటంటే 10 డేస్ టు గో, 20 డేస్ టు గో ఇట్లాంటి మెసేజెస్ కనిపిచ్చవన్నమాట. ఆ రోజుదయితే మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఇట్లా మన ఫోన్ కూడా చాలా మంచిగా తయారైందనమాట. నిజంగా మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఫోన్‌ని చాలా ఉపయోగకరంగా వాడుకోవచ్చు కాబట్టి హ్మ్. <chuckles> అవును. అంటే ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే టెక్నాలజీ లేకుండా మనం తప్పకుండా ఉండలేము. ఈ ఫాస్ట్ ఫేస్డ్ అయిపోయింది లోకం అనేది. ఏం కావాలన్నా చిటికలో దొరికేస్తున్నాయి. మన అలవాట్లు కూడా దానికి తగ్గట్టు మారాయి. మన హాబీస్ గానివ్వండి, ఉండే విధానాలు, మొత్తం ఫాస్ట్ అయిపోయింది గాబట్టి మనం దాన్ని బ్లేమ్ చేయలేమన్నమాట. ఎందుకంటే మనం దానికి తగ్గట్టే న్ ఆహ్, ఉండాలి కాబట్టి. లోకమంతా మారింది. హ్మ్.
ఓకె. ఓహ్! సూపర్ అండి. ఓకె. <laughs> ఓకె. సో డిస్ట్రాక్ట్ చేసేదే ఫోన్. మళ్ళీ డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూసుకునేది గూడా ఫోనే అంటారు. <laughs> నిజమే అండి. అవును. అవునా అండి! ఉండాలి నిజమే. అయితే ఇప్పుడు చాలామందెంటంటే ఆహ్, రీల్స్ గానీ లేపోతే వాళ్ళకి ఇష్టమైన కంటెంట్ గానీ నైట్ అంతా చూస్తూ ఉంటారు. అంటే బ్లూ లైట్ అంతా పడుతూ ఉంటుంది, ఆ బ్లూ లైట్ ఫిల్టర్ కూడా ఆన్ చేసుకోరు, అది వాళ్ళ నిద్ర మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది గదా! దీని గురించి మీరేం చెప్తారు?
అవునండి. హ్మ్. తప్పకుండా. ఆహ్, అంటే ఈ సోషల్ మీడియాను గానివ్వండి, లేదా ఫోన్‌లో వాడే ప్రతి యాప్‍ని గానివ్వండి తప్పకుండా కంట్రోల్‌లో పెట్టాలి. ఎందుకంటే, టెక్నాలజీతో ఏమైందంటే అల్గారిథమ్స్‌ని ఎలా డిజైన్ చేస్తున్నారంటే, తప్పకుండా మనల్ని హుక్ అయ్యేలాగే డిజైన్ చేస్తున్నారనమాట. మనకి బాగా ఏదిష్టము, మనమేలా ఇంటరాక్ట్ అవుతున్నాము, మనల్ని తప్పకుండా ఎడిక్ట్ చేసేలాగా తయారు చేస్తున్నాయి. ఏ యాప్ అయినా కానివ్వండి.
ఓకె. ఓహ్! ఓకె. అవును. అంటే మన అభిరుచికి తగ్గట్టుగా మరి ఆ రీల్స్ కూడా వస్తుంటాయి. <chuckles>
హ్మ్. అవునవును. కాబట్టి ఏంటంటే, తీసేయడమనేది చాలా కష్టమవుతుంది. ఎందుకంటే, మన బ్రైన్ అనేది ఆ హ్యాపీ హార్మోన్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి. మనల్ని ఆనందంగా, పాసివ్‌గా అదెక్కువ కష్టపడకుండా ఉండేలాగా చూసుకోవడమంటే ఇష్టమే కదా! కాబట్టి మనమేంటంటే కాన్షియస్ డెసిషన్స్ తీసుకోవాలన్నమాట. టైమర్స్ పెట్టుకోవడం కానివ్వండి, లేదా మనకి బ్రేక్ తీసుకోవాలనిపించినప్పుడు చాలామంది ఏంటంటే, ఆ నాకు ఇది వాడి వాడి బోర్ కొట్టేసిందంటూ ఉంటారు. కానీ వాడుతారు. మనం చూస్తూ ఉంటాము. నేను ఇన్‌స్టా తీసేసాను. కానీ కొంసే కొంసేసేపటి తర్వాత బోర్ కొట్టింది. ఏం జేయాలో తెలియక మళ్ళీ ఇన్‌స్టా ఓపెన్ చేశాను, అని చెప్పి. అదే. అలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. టైమర్స్ పెట్టుకోవడం.
నిజమే. <laughs> ఓకె. హ్మ్. అవునండి. నిజమే. మళ్ళీ ఆన్ చేస్తారు ఇన్‌స్టా. <chuckles> ఓకె. మీరన్నట్లు, మీరు చాలా సందర్భాల్లో ఏంటంటే, ఫోన్‌లో వాట్సప్‌లో మెసేజ్ వస్తుంది కానీ, వాట్సాప్‌లో మెసేజ్ వచ్చిన తర్వాత రిప్లై ఇచ్చేస్తారు. రిప్లై ఇచ్చిన తర్వాత, ఆటోమేటిక్‌గా ఫింగరనేది ఇన్‌స్టాగ్రామ్ మీదకి పోతుంది. ఒకసారి అట్లా చూద్దామని అంటే, ఇన్వాలంటరీగానే అట్లా వెళ్ళిన సందర్భాలు చాలా ఉంటాయి కదా! మీకు కూడా అలాంటివి జరిగిన సందర్భం ఉందా?
హ్మ్. అవును. <chuckles> అవును. అవునవును. హ్మ్. తప్పకుండా. ఒకప్పుడు నేను గూడా ఈ సోషల్ మీడియా వాడేదాన్ని అన్నమాట. ఆ తర్వాత ఒక పాయింట్‌కి నాకే చిరాకొచ్చి ఒక బ్రేక్ తీసుకోవాలి అని చెప్పి అసల ఇన్‌స్టా మొత్తానికే తీసేసాను. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించింది. కానీ, ఇప్పుడైతే ఇంకా ఫుల్ అలవాటు అయిపోయింది అన్నమాట. ఇన్‌స్టా గాని, రీల్స్ గాని, అసలు అటు వై ఆ అటు జోలికే వెళ్ళట్లేదు. తక్కువ టైమ్ సోషల్ మీడియా చూడాలంటే ట్విట్టర్ చూస్తున్నా అన్నమాట. దానివల్ల ఏంటంటే కొంచెం న్యూస్ తెలియడం ఎక్కువ నాకు సినిమాల గురించి చూడాలని ఉండిద్ధి ట్విట్టర్‌లో ఎక్కువ సినిమాల గురించేది ఉండిద్ధి. గ్లోబల్ న్యూస్ గురించి, మ్యూజిక్ గురించి
ఓకే. ఓకే. బావుందండి. ఓకే. సో, మీరు అక్కడ చూస్తున్నారన్నమాట. అయితే ఇది, ఇది ఈ టెక్నాలజీ అనేది మన దేశీయ సంస్కృతి మీద ఏదైనా ఎఫెక్ట్ చూసి చూపిస్తుంది అని అనుకుంటున్నారా? మన కల్చర్ మీద.
హ్మ్. <chuckles> అంటే కొ గ్లోబలైజేషన్ అనేది పెరిగిందని అనుకోవచ్చన్నమాట. మనం ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో ఉండే మనం అమెరికన్ కల్చర్ గురించి, కొరియన్ కల్చర్ ఇవన్నీ పాపులర్ అయ్యాయి. సో, వాటికి తగ్గట్టు ఆ
ఓకే. యస్! వీటిని అనుసరిస్తున్నారు చాలామంది. మీరన్నట్టు కొరియన్ కల్చర్‌ని అలాంటి వాళ్ళలానే డ్రెస్ ఎసుకోవాలి అని, ఆ పాంట్స్ గాని, షర్ట్స్ గాని, చాలామంది టీనేజర్‌లో మార్పు అనేది వస్తుంది కదా. సో, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు?
అవునవును. హ్మ్. అవును. ఆ! అవునవును. అంటే అది తప్పకుండా మంచిదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక గ్లోబల్ కల్చర్‌ని ఎడాప్ట్ చేసుకోవడం, దాన్ని గౌరవించడం అవి మంచి విషయాలే. వాటి గురించి తెలుసుకుంటే తప్పకుండా మన నౌలెడ్జ్ పెరుగుతుంది. మనం ఇంకా కొత్త ,కొత్త వాటిని ఆహ్, రుచి చూడొచ్చు కదా! కొత్త కల్చర్స్ కొత్త మ్యూజిక్ కొత్త కంటెంట్ అనేది చూడొచ్చు. అవునవును. కానీ, అది మితిమీరితే తప్పకుండా సమస్యలే ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం లోకల్‌ని ఏది బీట్ చేయలేదు. అది మనకి తగ్గట్టు డిజైన్ చేయబడి ఉంటుంది. మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ గాని, క్లోత్స్ గాని అవి మన సందర్భాలకి మనం ఉండే సర్కమ్‌స్టాన్సెస్ బట్టి ఉంటుంది కదా! కాబట్టి టెక్నాలజీ ఎంతవరకు వాడాలో అంత వరకు వాడి రైట్‌వేలో వాడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా నౌలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. చాలా ప్లస్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అదే మితిమీరి వాడేసి తప్పుగా వాడితే మాత్రం దానికి తగ్గట్టు చాలా పరిమాణాలు అనేవి మనం ఫేస్ చేయాల్సివస్తుంది. మన మానసిక ఆరోగ్యం తప్పకుండా చాలా దెబ్బ తింటుంది.
ఓకే. యస్! యస్! వాళ్ళ ఫుడ్ కూడా ఇష్టపడడం స్టార్ట్ చేసారు చాలా మంది. <giggles> మీరు కూడా ఎప్పుడైనా టేస్ట్ చేసారా? ఓకే. యస్! నిజమే అండి. ఓకే. ఫేస్ జెయ్యాలి, అంటే సోషల్ మీడియాలో ఎంత సోషల్ మీడియాని ఎంత వాడాలో అంత వాడితే బావుంటుందని బాగా చాలా చ చక్కగా చెప్పారండి. అయితే మీరు టెక్నాలజీ వల్ల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి మార్పులు గమనిస్తారన్న విషయాన్ని మీ అనుభవాల ద్వారా చాలా చక్కగా వివరిచ్చారండి మీకు నా ధన్యవాదాలు.
హ్మ్. <chuckles> ధన్యవాదాలు.